మన జీవితంలో చాలామందిని కలుస్తూ ఉంటామండి. అది ప్రయాణంలో కానీ, లేకపోతే ఎక్కడైనా ప్రత్యేక ప్రాంతాల్లో కానీ, లేదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గానీ కలుస్తూ ఉంటాము. అలా కలిసినప్పుడు ఈ చిన్న చిన్న సంభాషణలనేవి ఎలా చోటు చేసుకుంటాయో, అలాగే అవి మనల్ని మర్చిపోనివ్వకుండా చేస్తుంటాయి కొన్ని కొన్ని సంభాషణలు. వాళ్ళు చెప్పినవి గుర్తుండిపోయి వా మనుషులు కూడా గుర్తుండిపోతూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా మీరు స్థానిక మార్కెట్‌కి వెళ్ళినప్పుడు. అక్కడ ఎవరైనా ఒక వ్యక్తిని కలిసి అక్కడ సంభాషణ అనేది చాలా ఆసక్తికరంగా ఏమన్నా జరిగిందా? వాళ్ళని మర్చిపోకుండా మళ్ళీ మీరు ఏమన్నా ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారా?
అవునండి. అవును. ఆ! జరిగింది. <chuckles> ఆ! జరిగినండి. అంటే నేను యాక్చువల్‌గా చెప్పాలంటేదండి. ఎవరైనా నాకు కొంచెం ఇంట్రెస్టిం‌గా కనపడితే ఎళ్లి మాట్లాడడం అనేది నాకు కొద్దిగా అలవాటన్నమాట.
హ్మ్. అంటే ఇంట్రెస్టిం‌గా అంటే ఏంటండి వాళ్ళు నవ్వు లేకపోతే ముఖ కవలికలు అలాంటివా?
అందులోను కాదు. కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరన్నా ఒకళ్ళు అలా కూర్చొని ఆలోచిస్తూ ఏదన్నా ఒకా అంటే పైన ఆకాశాన్ని చూస్తూ ఉన్నారో లేకపోతే పక్కన ఏదన్నా ఉంటె హ్మ్. పెట్టుకొని దాన్ని పట్టించుకోకుండా అలా కూర్చున్నారనుకోండి
హ్మ్. హ్మ్. హుహు.
నేనేమో ఎళ్ళి, ఏంటి బ్రదర్ అటెటో చూస్తున్నారు నీ పక్కన ఏదో ఉంది కదా! నీ బ్యాగ్ పట్టుకోవట్లేదా? అన్నట్టుగా, ఏదో ఒకటి మాట్లాడ్డానికన్నా ట్రై జేస్తుంటాను.
ఓకే. ఓహోహో! ఓకే. ఆ! ఆ!
ఆ! అంటే కొద్దిగా కుదిరెక్కువనమాట నాకు.
<giggles> హ్మ్. హ్మ్.
దానివలన ఏంటంటే, కొద్దిగా ఎక్కువ మందితోనే మాట్లాడడం, ఇలాంటియన్ని జరుగుతుంటాయండి.
ఓకే. ఆ!
హ్మ్. అయితే నేను మీరన్నట్టుగా, ఒక ఎవరైతే కొంచెం దగ్గరలో, ఒక వ్యాపారస్తులతో మాట్లాడ్డమైతే, ఒక 2 సందర్భాలున్నాయండి. నాకు బాగా గుర్తున్నాయి.
ఓకే. హ్మ్. హ్మ్.
ఒకటొచ్చేసరికి ఏంటంటే, కొంచెం చెప్పాలంటే కొద్దిగా సెంటిమెంటలండి.
ఓకే. హ్మ్. చెప్పండి.
ఇంకోటొచ్చేసరికేంటంటే, వ్యాపారంగా ఒక ఐడియా వచ్చేలాగా, కొద్దిగా ఒక కాన్వర్సేషన్ జరిగింది.
ఓకే. ఆహా! రెండు, ఒక విధంగా చెప్పాలంటే మంచివే చెప్పండి.
హ్మ్. హ్మ్. అయితే ఒకటొచ్చేసరికి అంటే, సెంటిమెంట్‌దే ఫస్ట్ చెప్పేద్దామండి.
హ్మ్. ఓకే అండి. ఓకే. <chuckles>
<chuckles> అయితే ఏం జరిగిందంటేనండి. ఒకసారి ఇలాగే కొద్దిగా, అంటే మార్కెటు ఫుల్లు క్రౌడుంటది ఎప్పుడు గూడా.
హ్మ్. హ్మ్.
హ్మ్. అంటే ప ఎక్ ఆహ్, ఆ మార్కెట్‌లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా నాకు తెలిసి అక్కడికొచ్చి బజ్జీ‌లు తింటారండి.
హ్మ్. ఓకె. ఆ! ఆ!
హ్మ్. అంటే ఒక కార్నర్‌లో ఉంటదనమాట. చెప్పాలంటే, కొద్దిగా సెంటర్ వైపుగా ఉంటది.
హ్మ్. హ్మ్.
హ్మ్. సెంటర్‌లో కొద్దిగా పక్కకు ఉంటది. అక్కడికి ఆల్‌మె‌స్ట్ దిగిన బస్సు దిగినోళ్ళుగానీ, లాకపోతే అక్కడిక వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు గానీ, అక్కడికొచ్చి సమోసాలు కూడా చాలా బావుంటాయి అక్కడ.
ఓకే. హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్.
హ్మ్. ఈ బజ్జీలో, సమోసాలో ఏదో ఒకటి తింతారు.
అంటే, అన్నిటికి ఒక సెంటర్ లాంటిదాండి ఆ మార్కెట్?
హ్మ్. అవును. అంటే యాక్చువల్‌గా మాకు ఉండేదే 2 మూడేనండి. 1 'బీసెంట్ రోడ్‌' ఉంటది. ఇంకోటేమో 'కాళేశ్వరం మార్కెట్' రెండే ఉంటాయనమాట. ఓకేనా? నేను చెప్పేదేంటంటే మార్కెట్ దెగ్గర. అక్కడ మొత్తం అన్నీ మీకు ఏది జరగాలంటే అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ అయినా కరెంట్ ఐటెమ్స్ అయినా. లేదు. ఇంక్లూడింగ్ బట్టలైనా సరే అంటే రెడీమేడ్‌వి కాకుండా క్లాత్.
హ్మ్. హుహుహు. ఓకె. ఆహాహ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె.
ఓకేనా! ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయన్నమాట.
ఓకె. ఓకె. హ్మ్.
అయితే, అదెప్పుడు ఫ్రెష్ ఆహ్, ఎప్పుడుూ రష్‌గా ఉంటది. అయితే, ఒకసారి నేను కొద్దిగా ఆహ్, ఒక 10, 10:30 ఆ టైంలో యెళ్ళాల్సొచ్చిందండి ఒక పని మీద.
అవును. అంటే పొద్దున్నండి? పొద్దున్న 10, 10:30.
అవునండి.
హ్మ్.
ఆ టైమ్‌లో వెళ్లదంటే ఎప్పుడేంటంటే, కొద్దిగా వాళ్లు అప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నారన్నమాట.
అన్నయ్య ఓపెన్ చేసి అప్పుడే చేస్తున్నారు. హ్మ్.
ఆ! అంటే ఆ బ్లే బండి అదంతా సెట్ చేసుకొని అంటే ఆల్రెడీ మరి ఆ ప్రిపరేషన్ ఇంటి దగ్గరె అయిపోద్ది. జస్ట్ ఈల్లేం జేస్తారంటే, మధ్యాహ్నానికి ఆహ్, మధ్యాహ్నంగా అలాగా చేసుకుంటే సాయంత్రానికి రెడీగా ఉంటాయి గదా! ఇవన్నీ.
హ్మ్. హుహు. అవును. హ్మ్.
సో, అది చేసుకుంటూ ఉంటారన్నమాట పొద్దున్నే మొదలెట్టేశారు. ఒక పదిన్నర పదకొండు ఆ టైమ్‌లో చూసాననమాట ఆ బండి సెట్ చేసుకోవడం. అది ఎక్కడి నుంచో తోసుకుంటూ తీసుకొచ్చుకున్నాడు ఆయన.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ!
హ్మ్. అయితే నేను అది చూశాను ఎళ్ళిపోయాను. ఎళ్ళి మళ్ళీ నా పని ఏదైతే ఉందో అది చూసుకున్నాను. అది అంటే ఏదో నాకు కరెంటు వైరుకి సంబంధించింది ఒక ఐటెమ్ కావాలి.
హ్మ్. ఓకే. ఆ!
అది తీసుకొని మళ్ళీ రిటర్నొచ్చేటప్పుడు వాళ్ళు ఇక అదే పనిలో ఉన్నారనమాట. ఆ గిన్నెలు సర్దుకోవడం లేకపోతే హ్మ్. పక్కన ఒక పొయ్య ఆన్ జేసి ఏదో కలుపుకుంటున్నాడు ఆయన. దానికి సంబంధించిన ఏదన్నా రా మెటీరియల్ ఏదో అయ్యుండొచ్చు, నాకు తెలీదు. హ్మ్. సో ఎళ్లాననమాట.
ఓకే. ఆహా! హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అంటే మీకు వాళ్ళు అంత ఆసక్తిగా కనిపించడానికి అక్కడ ఏవైనా సందర్భం జరిగిందా అండి. లేకపోతే మీరే వాళ్ళని చూసి హ్మ్.
ఆ! అంటే, నేను ఎప్పుడు చూసినా కూడా అక్కడ అసల ఆ పర్సన్ కూడా కనపడ్డండి. జనాలు ఈ‌గలాగా కమ్మేస్తారు ఆ బండిని.
ఓకే. ఓహో! ఓకే. ఓకే. ఆ!
నేను ఇ ఇప్పుడు కొద్దిగా మార్నింగ్ వెళ్ళడం వల్ల ఏంటంటే, కొద్దిగా ఈ 11 ఆ టైం కల్లా ఖాళీగా కూర్చున్నాడనమాట ఆయన. ఖాళీగా ఆయన పని‌ ఏ‌దో ఆయన చేసుకుంటున్నాడు. అస‌లు ఎవ్వరు లేరు ఆయన దగ్గర.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. స ఎళ్ళీ నార్మల్‌గా ఊరికే అంటే ఆహ్, మంచి బిజినెస్ చేస్తన్నాడు గ‌దా! ఎంత సంపాది‌త్తాడు నేనేమో <chuckles> ఆ! అంటే, నేను తొ‌మ్మి‌దింటికెళ్ళి 8 దాకా పనిచేస్తన్నా కూడా నెల‌కి ఒక పాతికే వస్తున్నాయి. అసలు ఈయన ఎంత సంపాదిస్తున్నాడో తెలుసుకుందాం అ‌ని ఒక కుతహలం వచ్చింది.
హ్మ్. హ్మ్. ఏంటి అని అడుగుదాం <chuckles> అనుకున్నారా? హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ!
హ్మ్. ఎళ్ళాననమాట. అయితే పైగా నేను అప్పుడు కొన్ని చూసాను. ఆహ్, ఏంటంటే ఇలా బడ్డీ షాపుల్లో ఏ‌బైవేలు అర‌వైవేలు లక్ష ఏది రోజుకే.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. రోజుకి. అమ్మో! <chuckles> హ్మ్.
అలా సప్ ఆ! అలా సంపాదిస్తారని చెప్పి కొన్ని వీడియోలు చూసా.
ఓకే. ఆ!
ఏంటదంత నిజమేనా? అని చెప్పి, లేకపోతే ఏదన్నా ఇలా వీడియోలో కావాలని జేప్తున్నారా అని జేప్పి, ఎళ్లి మాట్లాడడానికేళ్ళానండి.
ఓకే. ఓకే. ఆ!
ఆ! అయితే, ఆయన మొత్తం ఆయనతో కొంచెం, మాట్లాడడం జరిగింది కొద్దిగా.
అంటే ఆ షాపుకి, ఆయన ఒకళ్ళే ఉన్నారాండి? లేదా ఎవరైనా హెల్పర్స్ అలాా?
లేదు. లేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు. తర్వాత వాళ్లావిడోచ్చిద్దంట.
హ్మ్. ఓకే. హ్మ్.
హ్మ్. ప్రస్తుతానికి ఆయన ఒక్కడే ఉన్నాడు. మొత్తం అన్ని సర్వి సర్దుకుంటూ, సరి చేేసుకుంటూ, అయన్ని చేసుకుంటున్నాడు. మళ్ళీ అదంతా క్లీన్ జేసుకోవాలి గదా! ఆ ప్లేసంతా కూడా.
హ్మ్. అవును. మీ కుతహలంతో వెళ్లారిప్పుడు, ప్రశ్నలు అడగడానికి. ఓకే.
హ్మ్. సో, అదంతా చేసుకుంటున్నాడు. ఆ! అవును. ఆ! అదే. నేను ఒక క్వెషన్ పేపర్ తీసుకొని ఎల్లాను ఆయన దగ్గరికి. <giggles> మీరు ఎంత పెట్టారు? మీకెంతొస్తుంది? షేర్ మార్కెట్ క్వెషన్‌లన్ని అడుగుదామనేళ్ళా.
<chuckles> ఓకే. ఆ! హ్మ్. <chuckles> ఓహ్! హ్మ్. హ్మ్.
అయితే కొంచెం ఒక పావుగంట, అరగంట మాట్లాడంగానే ఆయన, ఆహ్, ఆయనకసలు ఏంటిబ్బంది? అనేది, చెప్పడం స్టార్ట్ చేశాడండి. ఏంటంటే అసలు నేన్నానన్నమాట ఫస్టు.
హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్.
ఏంటి బాబాయ్ అసలు, ఇంత ఇంత సంపాదిస్త ఆయన రోజుకొచ్చేసరికి ఒక ఇరవై వేలన్నా సరే ప్లేట్లు, అంటే ఐ మీన్ 20,000 వరకైనా, బిజినెస్ చేయాలంట వాళ్ళు. అంటే అలా టార్గెట్ పెట్టుకున్నారంటా.
ఓహో! ఓకె. ఓకె. ఆ!
ఒక్కొక్కసారి అయిద్దంట. ఒక 10, 15 వేలదాకా అవుద్దంట. ఒక్కొక్కసారి 20 కూడా అయిద్దంట. ఇక టైంని బట్టి.
ఓకె. హ్మ్.
హ్మ్. అయితే ఒక పావుగంట అదే నేను బా ఆహ్, చెప్పాననమాట. అ! బాబాయ్ మామూలుగా రావట్లే డబ్బులు. పుల్లెంతేగ, అది ఇది అన్నాననమాట.
హ్మ్. హ్మ్. హ్మ్.
అంటే, ఇక ఆయన చెప్పొచ్చాడండి ఆయన బాధలవన్నీ.
ఓకె. మనము బయట చూసిందంతా నిజం కాదండి. వాళ్ళతో వెళ్లి మాట్లాడితేగానీ మనకి అర్థమవదు నిజంగా. చాలా సార్లు మనం తప్పుగా ఊహించుకుంటూ ఉంటాం. హ్మ్.
పిల్లలేమో అవును. అదే. హ్మ్. మనం ఏమనుకుంటామంటే, ఈళ్ళకి మామూలుగుండదులే. ఏదో అలా కనపడతారుగానీ, ఆహ్, పెద్ద పెద్ద మేడలు గట్టేసుంటారు అన్నట్టుగా అనుకుంటాం గదా!
హ్మ్. అవును. అవునండి.
వాస్తవానికి ఏం జరిగిందనుకుంటున్నన్నారు? ఆయన యాక్చువల్‌గా వాళ్ళ పిల్లల చదువుకి వాటి కోసం అని జెప్పి అంటే వాళ్ళబ్బాయిని ఫారన్‌కి పంపించేద్దాం. అంటే స్టార్టింగ్‌లో బిజినెస్ బావుండేదంటా. అంటే ఇప్పుడుకి కూడా బావుంది. బిజినెస్ బావుంది కదా! సో, కొద్దిగా వాళ్ళ పిల్లల్ని బాగా చదివిద్దాం అని చెప్పి వేరే కంట్రీకి పంపించాడంటండి.
ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. అమ్మో! చాలా పెద్ద స్టెప్పే తీసుకున్నారు. ఆ!
హ్మ్. అవును. అయితే ఆ లోన్ ఏదైతే ఉందో, అది కట్టడానికి చాలా ఇబ్బంది అయిపోయిందంట. ఎందుకంటే, రోజుకి ఒక్కొక్కసారి పదవుతది. ఒక్కొక్కసారి ఐదే అయిద్ది.
హ్మ్. అవును. ఆ!
అది పైగా కొన్ని మంత్స్‌లో ఏంటంటే ఫ్లోటింగ్ కూడా తగ్గిపోద్ది. ఒక నెల నెల అంతా కూడా.
హ్మ్. హ్మ్.
హ్మ్. సో, అటువంటి సమయంలో ఏంటంటే బా ఇబ్బంది అయిపోయేదంట. ప్లసు వాళ్ళకి రోజుకి ఇంత ఒస్తున్నా కూడా ఈ మెటీరియల్స్ అవన్నీ కొనుక్కోలి గదా!
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. ఆ! రా మెటీరియల్స్ ఉండాలి కదా! హ్మ్.
ఈ మెటీరియల్స్ కొనుక్కోలి. హ్మ్. పైగా ఆళ్ళు పెట్టుకునే ప్లేస్‌కి రెంట్ ఇచ్చుకోవాలంటా ఆ ఎనకమాల షాపు అతన్ని
ఓహో! ఆ!
హ్మ్. సో, వాళ్ళు రెంటించుకోవాలి. పైగా ఆ షాపు నుంచే కరెంట్ పెట్టుకుంటాడు ఈయన. ఆహ్, ఈవినింగ్ అంతా ఉంటాడు కదా! నైట్ కూడా. హ్మ్ పెట్టుకుంటాడు. కరెంట్ బిల్ కట్టుకోవాలి. ప్లసు ఆ రోడ్డు మీద ఎవరన్నా పోలీసులు గాని, వాళ్ళు ఒచ్చినప్పుడు ఏంటంటే చలానాలు అప్పుడప్పుడు పడతా ఉంటాయంట.
అవునవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్.
సో, ఇలాంటియన్నీ అంటే మనకు కనపడే ఏదైతే <giggles> లాభముందో అది ముందే తెలుసు గానీ, ఇక్కడ ఎంతేంత ఖర్చుంటదో అనేది మనకు తెలీదు గదా!
హ్మ్. తెలీదండి. ఇలా మాట్లాడితే గాని తెలీదు నిజంగా చెప్పాలంటే. లోతుకి వెళ్తే గాని తెలీదు.
అవును. సో, ఏంటంటే బాగా అప్పు‌ల్లో కోరుకుపోయాడాయన.
హ్మ్. ఓహ్! హ్మ్.
హ్మ్. ఇక పిల్లోడేమో అక్కడికెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోయడాయన. ఆయన ఏంటంటే హ్మ్. అంటే ఇప్పుడు ఇతను అంత డబ్బులు సంపాదించి పంపించలేకపోతున్నాడనమాట కొద్దిగా. ఒక సగం వరకు పంపించగలుగుతున్నాడు
అయ్యయ్యో! ఓకే. ఆ! అంటే వాళ్ళకి అక్కడ పార్ట్ టైమ్ జాబ్‌లవి ఉంటాయి కదండీ! ఆయన చేస్తున్నారా మరి వా ఆయన?
మిగతా సగం ఆయనది చేసుకుంటున్నాడండి. చేసుకున్నా ఆహ్, అంటే అంత సగం పూర్తి చేసేంత రాదు కదా!
హ్మ్. ఎంతో రావట్లేదా? హ్మ్. అవునవును. నిజమే. హ్మ్.
అందుకని జెప్పి ఈళ్ళు ఏదైతే ఈళ్ళ ఇళ్లుందో, ఆ ఇళ్ళుని తాకట్టు పెట్టి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మరీ కట్టాడంట సెకండ్ ఇయర్‌ది.
హ్మ్. ఓహ్! ఓకె. ఓకె. హ్మ్.
హ్మ్. సో, ఇప్పుడేంటంటే, మళ్ళీ థర్డ్ ఇయర్ ఒస్తుంది. ఆ థర్డ్ ఇయర్ ఒచ్చే లోపల, మళ్ళీ ఈ 20,000 టార్గెట్ అందుకే పెట్టుకున్నారంటాయన.
ఓకె. ఆ! ఆ!
హ్మ్. ఆ థర్డ్ ఇయర్ ఒచ్చి, మళ్ళీ ఆ ఫీజ్ కట్టే లోపల, మొత్తం కొద్దిగా డబ్బులు సేకరిద్దాం అన్నట్టుగా ట్రై జేస్తున్నాడాయన.
హ్మ్. హ్మ్. హ్మ్.
అది జెప్పి పైగా ఏంటంటే, పిల్లోడు అక్కడ ఇరుక్కుపోయాడు. వాాడసలు తింటున్నాడా? లేదా? అన్న భయం ఉండిపోయిందండి.
హ్మ్. హ్మ్.
నేనేమో రోజుకి నా చేతితోనే ఇంతమందికి పెడతా ఉంటాను.
అవును. హ్మ్.
నా కొడుకు పరిస్థతి ఏంటో నాకు అర్థం కావట్లేదు.
హ్మ్. ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా చెప్పాలంటే. హ్మ్.
నేను యాక్చువల్‌గా అదే కదా! ఆయన, ఆయనింకో బాధ కూడా పడ్డాడండి. అసలు నేనసలు పంపించకుండా ఉండాల్సింది. నేను అంటే, ఆహ్, కొద్దిగా అక్కడికెళ్తే బావుంటది. మా ఫ్యామిలీ అంతా బాగుపడిద్దన్నా ఉద్దేశంతోనే పంపిచ్చాను. హ్మ్. పైగా ఎఫెక్ట్ ఎక్కడ తగిలిందనుకుంటున్నారు? కరోనాలో ఎక్కువ తగిలింది.
అయ్యో! హ్మ్. ఉద్దేశంతో చేశారు. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! హ్మ్.
హ్మ్. అప్పుడు ఈ బిజినె‌స్‌ లేం లేవు కదండీ!
అవునండి. అవును. రోడ్డు సైడు బిజినెసులు అసలు ఏమీ లేవు. హ్మ్.
అప్పుడు రొటేషన్ అ‌గి‌పోయింది. అవును. కరెక్ట్‌గా ఆరు ఆ టైంలోనే ఎళ్ళాల్సొచ్చిందనమాట. అది కొద్దిగా కరోనా క్లియర్ అవుతుంది, అనంగా ఇక తను వెళ్లి జాయిన్ అయ్యాడు అప్పుడే. అయితే ఈయనేమనుకున్నానంటే, సరే క్లియర్ అయిపోయింది గదా! ఎళ్ళిపోద్దులే అనుకుంటే, చాలామందేంటంటే కొద్దిగా కరోనా తగ్గిన తర్వాత గూడా బయట తినడం అనేది తగ్గిచ్చేేశారు.
హ్మ్. ఓకే. హ్మ్. అవునండి. అవును. భయం అనేది మొదలైంది. అప్పటి నుంచి కూడా ఈ బయట తినడం అనేది చాలా వరకు తగ్గించారు. హ్మ్.
హ్మ్. అవును. దగ్గర దగ్గర ఒక సంవత్సరం వరకు కూడా వాళ్ళకి సరిగ్గా బిజినెస్ లేదంటండి. కరోనా అయిపోయిన తర్వాత కూడా.
లేదు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
హ్మ్. అది. ఓహ్! అయన ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వాళ్ళ వైఫ్‌కెమో ఆహ్, అంటే మీరొక్క‌లే చేసుకుంటున్నారు కదా! మరి వైఫు ఎందుకు రాలేదు ఈ టైంలో అన్నట్టుగా అడిగాననమాట.
హ్మ్. హ్మ్. హుహుహు.
అడిగితే, ఆవిడకే ఆల్రెడీ ఇవి ఈ బీడీలు అవి అలవాటు ఉందంట అండి.
ఓకే. ఓకే. ఆ! ఆ!
ఆ! దాని వలన ఏంటంటే, క్యాన్సరు వచ్చిందంట ఆవిడికి.
అమ్మో! సినిమా కష్టాలన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. <chuckles> హ్మ్. హ్మ్.
అంతే కదా! అసలు నాకు వింటంటే, అరే! బాబు అసలా ఆ వీడియోల్లో పెడతారు. అసలు వాస్తవానికి దానికి అసలు సంబంధమే లేదు కదరాా అని. అదే కదా! ఆ చాలా బాధేసిందండి. అండ్ అనవసరంగా నేను ఆయన్ని డిస్టర్బ్ చేసి, ఆయన ప‌ని ఆపేసి, ఆయన్ని ఎమోషనల్‌గా ఏడిపచ్చానేమో అన్నట్టుగా కూడా అనిపించిందిక.
నిజమండి. హ్మ్. సంబంధమేం లేదండి. హ్మ్. ఆ! అయ్యయ్యో! అయినా మీరు తెలుసుకోవడం ఒకందుకు మంచిదే అయిందండి. లేకపోతే ఈ అభిప్రాయాలనేవి ఇలాగే ఉండిపోయేవి. వాళ్ళ దగ్గరెక్కువ డబ్బుంటుంది, వాళ్ళు బాగా సంపాదిచ్చుకుంటున్నారు, అన్న అభిప్రాయాలు అలాగే ఉండిపోయేవి. ఇప్పుడు మనము అనుకుంటాం‌ గానీ, అలా కళ్ళతో చూసిన వెంటనే వీళ్ళకెక్కువ డబ్బొచ్చేస్తుంది. ఇదే బెటర్ పనేమో అనుకుంటాం. కానీ, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. పొద్దున్నుంచి, సాయంత్రం వరకు నుంచునే ఉండి అలా ఉంటేనే‌ గాని, వాళ్ళకి ఆ డబ్బులనేవి రావట్లేదు. పైగా దాని వెనకాల ఇన్ని కష్టాలుంటున్నాయి.
హ్మ్. హ్మ్. అంతే కదా! అవును. కదండీ! అలాగుంటుంది. అవును. అదే కదండీ. హ్మ్. పైగా ఇంకొకటండి కొంచెం పెద్దోళ్ళు ఏం జెప్తారంటేనండి, పైన షర్టు‌ కాదు లోపల బన్నీ చూడాలి అనేసి కూడా అంటా ఉంటారు.
హ్మ్. హ్మ్. అవునండి. నిజమే. హ్మ్.
<giggles> పైకేముంది కద్దరు‌ షర్టు అయ్యి ఏవన్నా ఏసుకోవచ్చు. కానీ లోపల ఏవుందో తెలిస్తే మనకి ఆళ్ళ బాధలేంటి అవన్నీ తెలుస్తా ఉంటాయి.
వాళ్ళు ఆ! ఖచ్చితంగా. హ్మ్. అంటే మీరు ఆయనతో మాట్లాడిన తర్వాత మీరు జీవితంలో ఏదైనా విలువైంది నేర్చుకున్నానని అనుకున్నారా?
అదే అండి. ఒకటండి. సమయం ఎప్పుడు కూడా మన దగ్గర, మన కంట్రోల్‌లో ఉండదు. ఒక్కసారి మన చెయ్యి జారి ఏదన్నా గ్లాసు పడిపోయిందనుకోండి, అది పగిలిపోయినట్టే గదా!
హ్మ్. హ్మ్. పగిలిపోయినట్టే. హ్మ్.
అలాగే సమయం కూడా ఒక్కసారి జారిపోయిందనుకోండి, అదింక ఎనక్కి‌ రాదిక.
రాదు. హ్మ్.
అటువంటప్పుడు ఉన్న సమయం ఏదైతే ఉందో అది హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతూ అండ్ మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, చాలా జాగ్రత్తగా ఇక్కడ <giggles> ఇక్కడ మెయినేంటంటే, జాగ్రత్త అనేది ఉండాలండి. డిసిప్లెయిన్‌ గాని, అంటే మనం ఏదైతే చేద్దనుకుంటున్నామో, దాని‌పట్ల డిసిప్లెయినుండాలి.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్.
హ్మ్. అండ్ కొద్దిగా హ్మ్.
అంటే ఇప్పుడు మీ వరకు ఏమనుకుంటున్నారు? అంటే మీ అభిప్రాయం ఎలా ఉంది? అతను నిజంగానే వాళ్ళ కొడుకుని ఇలాగా వేరే కంట్రీకి పంపించి చదివించడం అనేది తప్పు చేశారా? లేకపోతే ఎక్కడ తప్పయిందంటారు? లేకపోతే వాళ్ళకున్న పరిస్థితుల వల్ల అంటారా?
అంటే ఒకటండి. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు పిల్లోడి గురించి ఎంతో ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటారు కదా!
అవునవును.
అటువంటి సమయంలో ఏంటంటే ఫ్రాంక్‌గా చెప్పాలంటేనండి. ఒకవేళ అంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఒకవేళ బాగొకపోతే అలా చేయకపోవడం అనేది తప్పనేసే అందరూ అనుకుంటావు కానీ. తల్లిదండ్రులేంటంటే రిస్క్ తీసుకనైనా పిల్లోడిని చదివించాలన్న హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. పిల్లలకి మంచి భవిష్యత్తి ఇద్దామని అనుకుంటారు. ఎలాయినా సరే. హ్మ్.
అవును. సో అటువంటి దాని మీద నేనైతే ఏం చెప్పలేనండి. ఎందుకంటే అది తప్పా ఒప్పా అనేది నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ ప్రేమ ముందు అది కరెక్టా రాంగా అనేది చాలా చిన్న మాట.
హ్మ్. హ్మ్. వాళ్ళ కోణంలో చూస్తే అదిక 100% కరెక్ట్ అండి. హ్మ్. ఎందుకంటే తల్లిదండ్రులు అనేవాాళ్ళు అలానే ఆలోచిస్తరు.
అవును. ఆ! వాళ్ళ కోణంలో చూస్తే అసలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. అవును. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే వీళ్ళకి కడుపు నిండకపోయినా పర్లేదు వాళ్ళకి నిండాలన్నా ఆహ్, అటువంటి మెంటాలిటీనే మన భారతదేశంలో ఎక్కువ ఉంటుంది గాబట్టి.
హ్మ్. అవును. ఎక్కువ చూస్తుంటాం. హ్మ్.
యాహ్! సో ఆయనతో మాట్లాడిన తర్వాత మాత్రం నాకు చాలా విషయాలు తెలిసిందండి. అంటే వ మన పేరెంట్స్ అసలు మన గురించి ఎంత కేరింగ్ తీసుకుంటారన్నది కూడా నాకు అప్పుడే బా అనిపించింది.
ఆ! అవునండి. బావుంది. అసలు మీరు ఎమోషనల్‌గానే అన్నారు. అలాగే ఉంది నిజంగా. పాపం వాళ్ళకి ఏదైనా ఒక సహాయం అందితే బావుండని నేను అనుకుంటున్నాను. అంటే
ఆ! అనుకుంటానండి. <giggles> కాకపోతే ఏంటంటే మనం ఇంతే ఇచ్చేంత స్థోమత మనకి లేదు కాబట్టి ఇక జాగ్రత్తానే
హ్మ్. సో అవునవును. హ్మ్. మన పరిస్థితులు మనకి ఉంటాయి. పరిమితులు గూడా ఉంటాయి. నిజమే అండి.
అవును. కాకపోతే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న పాఠం మాత్రం అలా గుర్తుండిపోయిందండి నాకు.
హ్మ్. నిజం. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ తప్పకుండా కలుద్దాం. ధన్యవాదాలు.
తప్పకుండా అండి. మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.